రోజుల్లో చాలా మంది జాబ్ చేస్తూ ఉంటారు కదండీ! ఒక పక్క జాబ్ చేస్తూ ఉంటారు. ఓపక్క ఇంట్లో పనులు అన్నీ చూస్తారు కదా! ఎలా బ్యాలెన్స్ చేస్తరు? అంటే యే ఏవేవి చేయడం వల్ల బ్యాలెన్స్ అవుతదంటారు?
అవును. అంటే మనకండి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఆర్ ఆహ్, అనేది చాలా అవసరం అన్నమాట. మనము రోజుకి 8 గంటలు పడకుంటాం. 8 గంటలు పనిచేస్తాం. పడుకునే సమయాన్ని వదిలేయండి. ఇంకా రోజుకి 16 గంటలే మనకున్నాయి. 8 గంటలు పని చేస్తాము. 8 గంటలు ఇంట్లో మనము, మన లైఫ్‌ని లీడ్ చేయాలి. కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అప్పుడే మ
హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. మీ ప్లానింగ్ అనేది ఎలా ఉంటది?
అంటే నాకు ప్లానింగ్ ఆల్ వర్క్ లైఫ్ బాలన్స్ అంటే నేను ఎప్పుడు 50, 50 బాలన్స్ చేయాలి అని ఎప్పుడు ప్రయత్నించనండి. కొన్ని కొన్ని సార్లు అటు ఇటు అవుతుంది. కొన్ని సార్లు మనం మన పనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాల్సొస్తది.
హ్మ్.
ఇంపార్టెన్స్ బట్టి. కొన్ని కొన్ని సార్లు మన ఇంట్లో పని గురించి గాని, ఇంట్లో మన గడపడానికి గురించి గాని, ఫ్యామిలీతో, దానికి ఆహ్, ఎక్కువ ప్రయారిటీ ఇయ్యాల్సొస్తది.
హ్మ్.

హుహు. ఓకే. ఆ పక్క ఇంట్లో కూడా మీకు కొంచెం వీలైనంత సపోర్ట్ ఈళ్ళు ఇస్తున్నారు. ఓకే. ఆఫీస్ నుంచి కూడా అటు నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి బానేవుంది.
అవును. అంటే ఎక్కువగా అంటే ఎప్పుడైనా మా మమ్మీ లేనప్పుడే ప్రాబ్లమ్ గాని ఉన్నప్పుడంటే ఆ మొత్తం పని ఆవిడే చేసుకుంటారు. నేనేదో ఉడతా భక్తి సాయం చేస్తూ ఉంటా.
హుహు. <chuckles> హ్మ్. మొత్తానికి మరి ఈ ఫుడ్ విషయంలోని ఎలాంటివి అంటే ఈ తినడం అది ఓకే. మధ్య మధ్యలో ఈ బ్రేక్ తీసుకొని లేకపోతే ఏమైనా తినడం, తాగడం కొంచెం ఇలాంటివి ఏమైనా చేస్తూంటారా? లేకపోతే <smacks lips> హ్మ్.
ఆ! చేస్తుంటానండి. అంటే కంటిన్యూయస్‌గా అంటే నేను అలా కంటిన్యూయస్‌గా 8 ఆర్స్ కూర్చొని వర్క్ చేయడం అంటే మాది కొం చాలా ఫ్లెక్సిబుల్ ఉంటదనమాట. మీ పని వరకే పని చేయండి. పని అయిపోతే అది అంటే 8 గంటలు పని చేయాలి అన్నట్టు ఉండదు. అది చాలా అంటే మా కంపెనీలో ఉన్న ఒక ఆహ్, మంచి విషయం అనమాట. వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ఇలాగా
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ!

హ్మ్. అంటే చాలా మందికిది ఇది తెలీక హ్మ్. ప్రవర్తిస్తున్నారు.
అవును. అవును. నిజంగా.
హ్మ్. మీరు మాత్రం ఖచ్చితంగా పాటిస్తారైతే ఇది. హ్మ్.
ఆ! 8 నుంచి 10 గంటలు. అంటే నాకు 8 గంటలు దాటందే, అప్పుడు ఇప్పుడు నేను 12కి పడుకున్నాననుకోండి, ఎనిమిదవ్వకండా అసలు మెలుకువనే రాదు. 8 అంటే ఇంకా మెలుకువొచ్చినా కొంచెం సేపట్లా ఇంకా మత్తు మత్తుగా ఉంటది కాబట్టి, అలా అలా అలా దొల్లే దొల్లుకుంటూ నిద్దట్లో అలా కళ్లువిచ్చుకోకుండా ఉంటది. దాని తర్వాత ఒక 9కి అట్లాగా లేస్తాననమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆహా! ఇప్పుడీ మొబైల్‌లు కూడా ఎక్కువొచ్చి మొబైల్ మీదెక్కువ సమయాన్ని కేటాయించడం, దాంతో ఉండిపోవడం, నిద్రలేని సమస్య కూడా చాలా ఎక్కువైపోయింది కదా! ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా నాకు నిద్ర పట్టట్లేదు, పదకొండైనా పట్టదు, పన్నెండైనా పట్టదు, ఒంటిగంటైనా పట్టదంటారు కదా! ఎందుకు ఏంటంటారసలిలా? వాళ్ళేమైనా మార్చుకో మార్చుకో‌గలిగితే బావుంటదంటారా?
అవును, అవును. అవును. అవును. అవునండి. అవును. ఖచ్చితంగా అండి. మార్చుకోవాలీ. అదీ ఆహ్, ఆలోచించే ఆహ్, అందరూ ఆలోచించాలది అసల. నిద్రలేమితనాన్ని కోరి కొనితెచ్చుకోవడంలాగా చేస్తున్నారు నిరంతరం ఫోన్‌లు చూసి వ అవి చూసి, ఆహ్, అదనేది చాలా అసల దారుణమైన స్థితనమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. ఈ రీల్స్ వచ్చేసీ, ఈ షార్ట్స్ చూసుకొని కొంతమందీ గడుపుతూ ఉంటారు. ఇంక అలా టైమ్‌ని ఆహ్, వృధా చేస్తూ ఉన్నారు. హ్మ్.
అవును. అవును. అవునండి. అటు అటు మంచికి వాడట్లేదు, అటు పని చేయడానికి వాడట్లేదు, లేకపోతే వాళ్ళ లైఫ్‌లో ఏదన్నా ఎంజాయ్ చేయడానికి వాడకండా, ఇట్లా సోమరిపోతుగా అలా ఫోన్ చూసుకుంటూ ఉండిపోతున్నారని నేననుకుంటాను.

మీ ప్రకారం మీరు <smacks lips> మీ వర్క్ బాలన్స్‌ని ఇవన్నీ ఆహ్, జాబ్ పరంగా అంతా చాలా బా చెప్పారండి. ఇవన్నీ విషయాలు చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు.
ఆ! మీకు కూడా
ఎక్సర్సైజ్‌లు చేయాలి అన్నారు. ఇవన్నీ హ్మ్.
అవును. అవును. ఎక్సర్సైజ్‌లు అనేవి ఆహ్, మన స్ట్రెస్ గాని ఇట్లాంటివన్నీ తగ్గించుకోవడానికి. మీరిప్పుడు చెప్పినట్టు ఎవరికైనా నిద్రలేనితనం గానీ ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్సర్సైజ్ లాంటివే చేసినా సరే బాడీ కొంచెం అలిసి వాళ్ళకి నిద్ర రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇట్లా మనం
హ్మ్. హ్మ్. చెప్తారా అండి? మీ ఫ్రెండ్సు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్తూ ఉంటారా దీని గురించి? అన్ ఆ! చెప్తారా? వింటారా? లేకపోతే కంటే <smacks lips> వినకుండా యాహ్, అంటే నువ్వేంటి చెప్పేది? అన్నట్టు ఉంటారు. ఆ! పర్వాలేదు. నా మంచికే చెప్పింది <chuckles> అన్నట్టు కూడా ఉంటారు కదా! అలా ఏమైనా మీ ఫ్రెండ్సు ఎలా రియాక్టవుతారు?
ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా చెప్తూ ఉంటాను. ఎవ్వరైనా ఆ! అంతే. మా ఫ్రెండ్స్ అంటే కొంతమంది అంటే బానే రియాక్ట్ అవుతారండి. చెప్పిన‌మ అంటే మంచె చెప్పాను కదా అని తీసుకుంటారు. అంటే ఆహ్, ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఇవ్యవసా అదది వ్యవసాయం అంటున్నా. వ్యాయామం చేయాలి. వ్యాయామం చేస్తే ఆహ్, బాడీ అలుస్తది బాడీ అలిస్తే నిద్ర తొందరగా వస్తది నిద్రలేనితనం కూడా తగ్గుతది. స్ట్రెస్ తగ్గుతది. స్ట్రెస్
హ్మ్. హ్మ్. <chuckles> హ్మ్. హ్మ్. హ్మ్. ఏ టైమ్‌లో బెస్ట్ అంటారు? ఈ వ్యాయామాలు అవ్వినా ఎవరికైనా స‌రీ?
ఎవరికి ఏ టైమ్ కుదిరితే ఇప్పుడు మన ఈ వర్క్ లైఫ్ బాలెన్సిలింగ్‌లో మనకి పొద్దున్న అందరికి కుదరకపోవచ్చు. కొంతమంది ఈవెనింగ్ చేస్తారు. అట్లా ఏదో ఒక టైమ్‌లో చెయ్యాలి. ఆ! అంతే గుడ్డి కన్నా మెల్ల మేలు కదండీ! చేయకండా వదిలేయడం కన్నా ఏదో ఒక టైమ్‌లో చేయడం అనేది ముఖ్యం.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అంటే ఓకే. ఏదో ఒక టైమ్‌లో చేస్తే పర్వాలేదు అంటారు. ఓకే. హ్మ్. <chuckles> అవును. బా అవును. బా చెప్పారు. హ్మ్.
అలాగ ఎక్సర్సైజ్ మంచి ఫుడ్డు కూడా తింటే బాగా నిద్ర పడుతుంది. స్ట్రెస్ తగ్గుతుంది. అప్పుడు మనకో క్లారిటీ వస్తుంది. మన వర్క్‌ని, లైఫ్‌ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి? అన్న క్లారిటీ కూడా ఆహ్, మనకి వస్తది అనమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే.